సాధారణంగా మనుషులు, వాళ్ళు ఖాళీ సమయాన ఏదోక హాబీలు చేస్తూంటారు కదండీ? అలాంటివి మీకు ఆ! మీకు ఎలాంటి హాబీస్ ఉన్నాయి?
అవును. ఏదోక ఇష్టమైన పని. అది. నాకు పుస్తకాలు చదవడం అన్నది, నాది మంచి నేను నాకు చాలా ఆసక్తికరంగా నేను, చదువుతా. ఆ! చాలా ఇష్టం. అది. వేరే హాబీస్ కూడా ఉన్నాయి. కానీ, ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి మొదలుపెట్టింది మటుకు, పుస్తకాలు చదవడం. ఈ వార్తా పత్రికలు ఎలా మొదలైందంటే, మా నాన్నగారు, మంచి పుస్తకాలు ఒక షెల్ఫుండేది మాకు. ఆ షెల్ఫ్ నిండా అప్పటి కాలంలో కొంచెం పుస్తకాలే ఎక్కువ. ఫోనులు ఏమి లేవు కదా! అది. అందుకని ఆ ఆ పుస్తకాలన్నీ మంచి పుసకాలాయన అ అక్కడ మెయింటైన్ చేసివారు. పెద్ద ర్యాకు.
ఓకే. అదొక్కటేనా? ఇంకా, వేరే హాబీస్ గూడా ఉన్నాయా? ఆ! ఓకే. అంటే, ఎలా మొదలైందిది? ఆహా! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అలా కేటాయించి పెట్టేవారనమాట.
ఆ! అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకునివారు. అవన్నీ కూడా, ఆయన చదువుతుంటే మాకు కూడా చిన్న ఆహ్, మాకు చిన్న పిల్లల పుస్తకాలు, చందమామ పుస్తకాలు చందమామ కథలు. ఎప్పుడైనా విన్నావు నువ్వు? <chuckles> అదే.
ఓకే. ఆ! ఆ! విన్నాను. చిన్నున్నప్పుడు నేను కూడా చదివేవాడిని. చాలా ఆసక్తికరంగా ఉండేటివంటే, చిన్న వయసు పిల్లలకి, అవి చాలా ఎంటర్టైన్మెంట్‌గా ఉంటుంది.
ఆ! అదే. చాలా బావుంటాయసలు. అవును. అది. అవును. అందులో మంచి నీతి కథలు అందులో నిజంగా. అది ఎంతో బావుంటాయి కూడా ఆ కథలు, నిజంగా, చందమామ కథలంటే ఇంకంతే. అది ఆ! ఆ చందమామ కథలు, బాలమిత్రనొకటొచ్చేది. ఇలాంటి పుస్తకాలన్నీ
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అంటే, మీరు ఆ! ప్రతి వారం, కొనేవారా?
ఆ! ప్రతి వ వచ్చేసివంతే అది. ఆ! ఏమంటారు దాన్ని, సైకిల్ మీద ఒకడొచ్చివాడు. ఒక అతను. వాళ్ళు ఆ! న్యూ
ఆ! ఆ! ఆ! న్యూస్ పేపర్ వేయించుకుంటారు కదా! వాళ్ళతో పాటే తెప్పించుకునేవాళ్ళా?
ఆ! ఖచ్చితంగా రెగ్యులర్‌గా ఒచ్చిసేవి మాకు. ఆ ఆ అది చక్కగా అవి అవన్నీ చదవడం. ఆ! అక్కడ అలాట అలవాటయింది మాకు. తర్వాత కొంచెం పెద్దవుతుంటే, ఈ రామాయణం, మహాభారతం కూడా, ఈ కామిక్ బుక్సవి తెప్పించుడు.
ఓహో! హుహు. హ్మ్. ఓకే. హ్మ్. ఓహో!
ఆ పిల్లలకీ ఇంట్రెస్ట్‌గా బొమ్మలతో చదవడం అంటే బావుంటుందని, అవన్నీ చదివీరు. ఆ! ఆ చదివి భాష కూడా మాకు బాగా అబ్బింది. ఈ పదజాలం అది కూడా చక్కగా స్పష్టంగా మాట్టాడ్డం. ఇవన్నీ కూడా మాలో ఒచ్చాయి. నాలో. ఆ!
ఆ! ఓకే. అలా ఇంట్రెస్ట్ ఒస్తదని. హ్మ్. ఇదీ మీకూ అ ఉద్యోగపరంలో గాని లేదా, జీవితంలో ఎక్ ఎక్కడైనా ఉపయోగపడ్డదా?
ఆ! ఆ! చాలా అసలు. ఎలా అంటే భాషాపరంగా తర్వాత ఏకాగ్రత. ఏకాగ్రతగా ఏ పనైనా చేయడం అన్నది, ఈ పుస్తకాలు చదవడం వల్లే నాకు చాలా నేను నే నేర్చుకున్నా.
హ్మ్. హ్మ్.
అది. అదే. అదే కాకుండా జ్ఞ
ఓకే. అంటే ఏకాగ్రత కొంచెం పెరిగిందే అని జెప్పొచ్చా?
అవును. ఏకాగ్రతా పెరిగింది, తర్వాత జ్ఞాన సంపద. పుస్తకాలన్నవి జ్ఞానం ఎంతో పెంపొందించుకోవచ్చు, అవి చదివి. ఆ! అదే కాకుండా నా చదువు తాలూకు పుస్తకాలు గూడా, ఆ పుస్తకాలు చదవడం వల్ల వీటి మీద కూడా, దృష్టి మళ్ళీ, నా సబ్జెక్ట్ పుస్తకాలు గూడా చదువుకుని, అలా అలా అలాగ నేను, పె పెద్ద పెద్ద నోవల్స్ చదవడం వరకు వచ్చాను. అది ఇంగ్లీషు నోవల్సు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అలా మీరు మీరే కొంచెం చదవడమనేది ఒక హాబీలా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటు వెళ్ళిపోయారనమాట.
ఆ! అంతే. అదే ఇప్పుడు, ఆహ్, నాకు తీరిక సమయాల్లోని నావల్స్ లైక్ 'యండమూరి వీరేంద్ర నాథ్' నవల్స్ నాకు చాలా ఇష్టం. ఆయనవి. ఆ! అప్
హ్మ్. అవునా! ఏదైనా నావెల్ పేరు చెప్పగలరా?
ఆ! ఆయన రాసినవి, 'విజయానికి ఐదు మెట్లు', 'తులసీ దళం', తర్వాత 'అభిలాషని' 'చిరంజీవ' సినిమా కూడా ఒచ్చింది.
ఓకే. అవునా? అంటే ఈ నవల్ నవలలన్ని బేస్ చేసుకొని సినిమాలు కూడా తీసారా?
అభిలాష. ఆ! ఆ! సినిమాలు మూ నా ఎన్నో సినిమాలు, ఓ 10 సినిమాల దాకా, అతను రాసినవే. ఆ! <chuckles> 'అభిలాష,' 'ఛాలెంజని.' ఆ! చాలా ఫేమసు. కాని, అందులోనీ జ్ఞానం గూడా ఉంటుంది. నీతి ఆ! 'ఛాలెంజెనో' సినిమా వచ్చింది. చిరంజీవిది. ఆ! అదే. రాధికాను వ చిరంజీవి. అదే ఆ ఆ ఇబి ఈ సినిమాలన్ని కూడా, నీతిని చెబుతాయి. తర్వాత సస్పెన్స్ అంతాను.
అమ్మా! ఓకే. అంటే చాలా ఫేమసు రచయిత అనమాట. ఓకే. ఆహా! ఆ! ఆ! తెలుసు. తెలుసు. నేను గూడా విన్నాను. చాలా మంచి సినిమా అని. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఒక తులసీ దళం అని ఒక నవలొచ్చింది. అతనే. ఇప్పుడు ఆ నవల్స్ ప్రతి నవలు ఒక ఒక ఒక నీతిని చాటుతుంది. మెసే ఆ! అన్ని డిఫరెంట్, డిఫరెంట్ వేరియేషన్స్ అంతా అందులోని, అన్నీను. ఆ పుస్తకాలిప్పటికి కూడా నేను, మెయింటైన్ జేసుకుంటా. నేను ఆ! <chuckles> ఇవి ఇప్పటికి నేను, కొత్తది తెప్పించుకొని మరి, పెట్టుకుంటాను. అతను నవల్సు. చాలా తక్కు
హుహు. ప్రత్యేకత ఉంటుంది. ఆ! ఓకే. అమ్మ! అవింకా ఉన్నాయా, మీ సెల్ఫ్‌లో? <chuckles> అంటే సాధారణంగా ఇలా, ఎక్కువుగా చదివేటోళ్ళు ఏం జేస్తారంటే, అవి చదివినంక కొన్ని సంవత్సరాలకి, వేరే వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది గదా! మీరు చేసారా?
అవును. అవును. <chuckles> అవును. కొన్ని ఉంచుకుంటాను. నువ్వన్నట్టుగా కొన్ని, వారికి మెయింటైన్ చేయడం కష్టం. దాన్ని కొంచెం అది జాగ్రత్తగా ఆ! వాటిని
హ్మ్. ఆ! అదే, బూజూ బట్టేస్తది. ఇంకా చెడు ఆహ్, చెద పురుగులనేవి జమవుతాయి గదా!
ఆ! ఆ! అదే, అలాంటివన్ని ఉంటాయని. కొంచెం అదే దాన్ని, కొంచెం మెయింటైన్ చేయడం కష్టమని, నేను లైబ్రేరీకి దానం ఇచ్చేసాను. కొన్ని. చాలా పుస్తకాలు. మల్లాది వెంకట కృష్ణమూర్తి, ఆ తర్వాత ఈ 'యండమూరి వీరేంద్రనాధు.' ఆహ్, అతనుకేమో 'రాబీన్ హుక్' అని, ఇంగ్లీషు నవలా రచయిత. అతను నవల్సు నేను నాకిష్టమని ఇంటర్వ్యూలో చెప్పాడు.
హ్మ్. ఓకే. హుహు. ఆ! హ్మ్. ఓకే. ఆ!
ఎండమూరు వీరేంద్ర. ఆ చెప్పడం విని ఆ రాబిన్ హుక్ నవల్స్ కూడా తెప్పిచుకున్నాను. ఆహ్, ఫీవర్, ఆహ్, కోమ ఇలాంటివి. అవన్నీ సస్పెన్స్ థ్రిల్లరింగే అంతాను. ఆ! ఆ!
ఓహ్ ఆహా! ఓకే. అంటే ఇంగ్లీషులోనే చదివేవాళ్ళా? లేదా తెలుగు నవల తెప్పిచ్చుకున్నారా? ఓకే.
ఇంగ్లీషే. ఇంగ్లీషు‌లో నవల్స్ అతనికి ఇష్టం అని చెప్పాడు. యండమూరి వీరేంద్రనాథ్‌కి.
ఆహా! ఓకే. మీకు ఇష్టమైన రచయితకి ఇష్టం కాబట్టి ఆ నవలలు గూడా చదివారనమాట. <chuckles> బావుందండి.
<chuckles> అవి కూడా తెప్పించుకొని చదివాం. అస అలాగా నాకు హాబీ అంటూ. మొదలయ్యి, ఇప్పుడు నాకెంతో ఉపయోగకరంగా ఉంటొంది. ఎందుకంటే, ఇప్పుడు నా
హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఉద్యోగంలోనా?
ఉద్యోగంలోని నా పిల్లల్ని ముఖ్యంగాను, చదివించుకోవడంలోని. నా ఖాళీ సమయాల్లోని, ప్రశాంతంగా ఉంటుంది నేను అది చదివానంటే.
ఆ! హ్మ్. ఆ! అంటే ఒక్ ప్రతి ఒక్కోళ్ళకి ఇలా హాబీ ఉండడం మంచిదే అండి. ఎందుకంటే, ఈ కాలంలో చూసుకుంటే ఏ హాబీస్ లేకుండా మనుషులు కంప్లీట్‌గా ఫోను‌కే అంకితమైపోతున్నారు. మీరు చెప్పిన విధంగా మీ పిల్లలకి ఎలా ప్రోత్సహిస్తారు ఇలా చదవాలి అని?
ఈ ఆ! అవును. అవును. అది. అని, అంటే ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు నేను స్కూలు‌లో పని చేస్తున్నాను. నా స్కూలు‌లోనే పిల్లలు గూడా చదువుతున్నారు నా పిల్లలు. సో, వాలా అందరం మేము వచ్చేస్తాం. 4కి. 3:30 నాలుగులోపుని. వచ్చినప్పుడు
హ్మ్. హ్మ్. ఓకే. అలా ఒకటే బస్సు‌లో వస్తారనమాట.
ఆ! ఒకటే బస్సులో వస్తాం. వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం సేపు, వాళ్ళకి టిఫినవి పెట్టేసి ఆటకి పంపిస్తా. వాళ్ళ ఈడు పిల్లలతో
ఓకే. హ్మ్. అంటే మీరే అమ్మ, మీరే టీచ్చరు గాబట్టి కొంచెం స్ట్రిక్ట్‌గా చూస్తారనమాట. <chuckles>
అన్ని. అంటే నేను వాళ్ళ క్లాసులకి వెళ్ళకపో వెళ్ళలేకపోవచ్చు కానీ, నాకంతా వచ్చేస్తాయి. వాళ్ళు ఏమన్నా వాళ్ళ హోం వర్కులు అన్నీ నాకు ముందు తెలుస్తూ ఉంటాయి. అదే. <chuckles>
హ్మ్. అదే. అదే. అంటే టీచ్చరు కదా అండీ. ఇంక వాళ్ళందరూ మీ, కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారా? మీ పిల్లలు ఇలా చదువుతున్నారు, ఇలా చదువుతున్నారని.
<chuckles> అదే. చెప్తారు. వాళ్ళ ఫీడ్‌బ్యాకులన్నీ నాకు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు అన్నీను అలా కొంచెం
ఓకే. అంటే మీ పిల్లలు ఎప్పుడైనా భయపడతారా అండి మీకు మళ్ళీ, ఇలా టీచ్చరు కదా! మీరు?
ఆ! <chuckles> అస్సలు. ఆ భయం అంతే ఆ స్కూలు వరకే అందులో నాకు వాళ్ళ క్లాసులు కూడా వెళ్ళను. అది. ఇక్కడా ఆ!
<chuckles> ఓకే. అంటే కొంతమంది ఇలా చనువుగా చూసుకుంటారు గదా! అరే! మా టీచ్చరు కూతురు లేదా, కొడుకు అని చెప్పి ఏం చేస్తారంటే ఓ రకంగా పార్షియాలిటీ అనేది జూపిస్తారు. వేరే ఇతర టీచర్సు మా కొలీగ్ కొడుకు కూతురే అని. అలాంటివేమన్నా చూపిస్తారంటారా మీ పిల్లలకి?
అవును. <chuckles> <chuckles> అవునవును. ఆహా! అదే. ఆహ్ <chuckles> ఆ! ఆ! అంటే అది చాలా పెద్ద స్కూలది. దానివల్ల ఏంటంటే, అసలు 45, 50 మంది ఒక్కొక్క క్లాస్‌కి. సో, అసలే
ఓకే. ఓకే. ఓకే. అలాంటప్పుడసలు తెలీదు గూడా వీళ్ళు ఇట్లా అని. ఆ!
తెలీదసలు. ఆహ్, అలా గూడా ఉండార తెలి టీచర్లు తెలియనట్టే ఉంటారు. అసల అంత లోతుగా వెళ్ళడానికే, అవకాశం గూడా రాదు. అంటే అలా పని చేయడం. వచ్చేయడం అంతే. పిల్లల్ని తీసుకొని. అది వచ్చినప్పుడు, వాళ్ళనో 2 గంటల ఆటకొదిలి తర్వాత చదువుకి కూర్చోబెడతాా. ఆ చదువు కూర్చున్నప్పుడు నేను ఫోను పట్టు కూర్చోకుండా. ఈ పుస్తకాలు చక్కగా ముందేసుకొని, ఏదైనా ఇంట్రెస్టింగ్ నవల్స్ అవే కాకుండా, కొంచెం ఆహ్, జ్ఞానాన్ని పెంపొందించుకు కొన్నేమన్నా చదువుతాను ఇన్ఫర్మేషన్ రిలేటెడు సైన్స్ బుక్స్ అవీను. ఆ!
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆహా! ఆ! ఆ! ఓకే. వాళ్ళకలా చదివి వినిపిస్తారు గూడానా?
అంటే నేను చదువుకుంటుంటే, వాళ్ళు గూడా చచ్చినట్టు ఆ పుస్తకం చదువుతున్నాను అనగానే, వాళ్ళకి గూడా ఆహ్, వాళ్ళ పుస్తకాలు చదవడంలో...
హ్మ్. ఓకే. ఆ! అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తే వాళ్ళు గూడా అదే చూసి నేర్చుకుంటారు గాబట్టి, మీరలా ఫోనులవి వాడకుండా, ఇలా బుక్స్ చదివితే వాళ్ళు గూడా చదువుతారని భావిస్తారనమాట.
ఆశక్తుంటుంది. ఆ! అది. అనుసరించడం. అది. ఆ! వాళ్ళు అనుసరిస్తారు అది. ఖచ్చితంగా. అదే. అదే. ఓరే ఆ! హ్మ్.
హ్మ్. అదే మంచిదండి. ఇది మంచి విషయమే. అంటే, అయ్యి చదవడమే గాకుండా మీకు వేరే హాబీస్ ఏమేమున్నాయి?
చదవడమే కాకుండా ఈ మధ్య కాలంలోని ఒక రెండేళ్ళయింది. నేను ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగని ఇది నేర్చుకున్నా. నాకు చిన్నప్పుడు కూడా ఆ! ఫ్యాబ్రిక్ పేయింటింగ్. ఆ! అదే బట్టలపై పెయింటింగు. ఆ చిన్న చిన్న బొమ్మలు వేయడు అంటే, నేను సైన్స్ టీచరు. చిన్నప్పుడు కూడా నేను బొమ్మలవి బాగా వేస్ వేసేదాన్ని. నాకు ఆ ఆర్ట్‌ ఉంది. ఇప్పుడు స్కూలులో కూడా ఆ బొమ్మలు వేయడం బోర్డు మీద, ఆ పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా చూసి, వాళ్ళ చేత కూడా వేయిస్తా. ఒక బొమ్మ వేయడంతోనే నేను స్టార్ట్ చేస్తాను లెసను.
హ్మ్. ఓకే. అంటే బట్టలపై పెయింటింగ్ వేస్తారా? ఓకే. హ్మ్. హ్మ్. ఓక్ ఆ! ఓకే. ఓకే. ఆహా! అంటే వాళ్ళకి కూడా ఇలా ప్రాక్టీసవుతుందని.
వేసి ఆ! అదే. బొమ్మలు, సైన్స్ అనగానే బొమ్మలు, యాక్టివిటీసు ఇవన్నీ ఉంటాయి కదా! వాళ్ళ చేత ఆ యాక్టివిటీస్ చెప్పడం. ఆహ్, చెప్తూ బొమ్మ వేయడం, ఆ వాళ్ళకి వ దాంట్లో రంగులు దుద్దడం. ఆ రంగు చాక్‌పీసులవి వాడి, అది ఎంతో
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఆ! ఓకే. ఇలా సరదాగా అన్ని యాక్టివిటీస్ చేపిస్తారా?
అహా! ఎక్కువ యాక్టివిటీస్ చేయిస్తా. దానివల్ల వాళ్ళకి చాలా ఆసక్తిగా వింటారు. వాళ్ళకి వస్తుంది కదా!
హ్మ్. హ్మ్. ఓకే. ఆహ్, దానివల్ల కొంచెం మీరు కూడా మీ హాబీని ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుంది.
అవును. అదే. అలాగా నాకు, నా స ఇంట్లో స్కూలులో కొలీగు దగ్గర ఆహ్, ఒక ఆ చీర ధరించి ఒచ్చింది. ఆ చీరను చూడగానే తను చెప్పింది, "ఇలా నేను, నేను బ పెయింట్ చేసుకున్నాను నేనేను" అని చెప్పి, అది నాకు చూసి చాలా నేను ఆకర్షితులారలై నేను కూడా మొదలుపెట్టాను. అది కొంచెం ఆ మెలుక్కవలు. ఎందుకనంటే నే
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓహ్! దా వా ఆమెని ప్రేరణగా తీసుకొని, మీరు గూడా స్టార్ట్ చేశారా?
స్టార్ట్ చేశారు. ఆ ఫ్రేమది పెట్టి కొనుక్కొని, ఒక ప్లెయిన్ సారీ కొనుక్కొని, బోర్డర్ ముందు. ఆహ్, దానికి పెన్సిల్ దొరుకుతుంది. ఆ పెన్సిల్‌తో డిజైన్ వేయడం. ఆ డిజైన్ చిన్
ఓహ్! హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఇవన్నెలా నేర్చుకున్నారు మీరు?
ఈ చిన్న చిన్న బొమ్మలు నాకు అలవాటు కదా! బొమ్మలు అవి వేయడం. అది. ఆ! ఆ! ఇవన్నీ ప్ మామూలు నేచర్ తను చెప్పింది. <smacks lips> నా స్నేహితులాలు దగ్గర అడిగి, నేను ఫోను చేసి కూడా కనుక్కొని, ఈ అప్పుడు నాకు బొమ్మలేయడం అయితే ఒచ్చు. చిన్న చిన్న బొ అంటే బొమ్మలంటే, ఆహ్, పువ్వులు, నెమలి అలాగ. ఆ!
లేదు. అంటే ఇలానే చేయాలి అని చెప్పి. ఓకే. ఓకే. ఆ! ఆ! ఓక్ ఓకే. ఓకే. అదే ఆ సారీ పైన ఏసుకునే విధంగా బొమ్మలొచ్చు.
ఆ! ఒచ్చు. ఆ సో, ఈ పద్ధతంతా కూడా తన దగ్గర నేను తెలుసుకున్నాను. దాని తర్వాత, ఈ ఫ్యాబ్రిక్ పెయింటన్నది, నేను తెప్పించుకున్నాను. దానికి వేరే కలర్సుంటాయి.
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్.
చిన్న, చిన్న బాటిల్స్‌లో ఒస్తాయి. అవి తెప్పించుకొని, ఆ తర్వాత మేము ముగ్గురుంన్నాం. ముగ్గురు స్నేహితులు. ఇది ఒకటే అభిరుచి. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగా వాళ్ళుకి బాగా మెలుకోలవి ఒచ్చు. తర కంప్యూటర్‌లో కూడా ఈ డిజైనులు ఆహ్, ఇవన్నీ ఉంటాయి. ఒక వెబ్‌సైట్సుంటాయి. ఆ లింక్సవి కూడా ఒకళ్ళకొకళ్ళు పంపించుకుంటూ ఆ! ఈ స్క్రీన్‌షాటులవి పంపించుకొని, దాన్ని కూడా నేను, దాని దాంట్లో మెలుకువలు నేర్చుకొని నా నైపుణ్యతని, ఇంకా పెంపుంది
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఆహా! ఆ! ఓకే. ఓకే. అలా బయట పెట్టారనమాట.
ఆ! పెంపొందించుకొని, దాన్ని కూడా, చక్కగా నా ఖాళీ సమయాల్లో, నేను వాళ్ళ ఆటకు పంపించా ఆ! సద్వినియోగం చేసుకుంటా. దానివల్ల ఏకాగ్రత, తర్వాత ఆ చీరలని, నేను మా ఆడబొడుచుకో ఒకసారి, మ్యారేజ్ డే అంటే, లేదు పుట్టిన రోజనగా, వాళ్ళకి బహుమతిగా ఇస్తూంటా. మా చెల్లికి
ఆ! హ్మ్. హ్మ్. సద్వినియోగం జేసుకుంటారు. ఓకే. ఆ! ఆ! ఆ! హ్మ్. ఓకే. అంటే, మీ బిజీ లైఫ్‌లో ఒకవేళ పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు, లేదా కుటుంబంలో ఏదైనా ఫంక్షన్స్ అలాంటివున్నప్పుడు, ఈ హాబీకి టైముంటుందాండి? ఈ 2 హాబీస్ మీరు జెప్పారు గదా!
అవును. <chuckles> ఆ! <chuckles> అది అంటే, వాటిని పక్కన పెడతాను. ఎప్పుడైనా ఇగో పేపర్ కరెక్షన్ ఉంటుంది. ఇంత, ఇంత బండీల్స్ తెచ్చుకోవాల్సొస్తుంది. ఆహ్, ఎప్పుడో, ఒక్కొక్క చీర నేను
ఆ! ఓకే. ఓకే. ఓకే. మీరు ఉపాధ్యాయులు కాబట్టి, మీకూ, ఎప్పు ఎల్లప్పుడూ ఉంటుందనమాట. ఈ పేపర్ కరెక్షన్స్ లాంటి పనులు.
ఆ! అమ్మో! ప్రతీ ఆవ క్వాటర్‌లీ, ఆఫియర్‌లీ ఇవన్నీటి తెచ్చుకుంటూండాలి కదా!
అదే ఒక్కటి కాగానే, ఒకటొస్తాయి కదా!
<chuckles> అదే కదా! సో, ఇవన్నీ నేను, వా వాటిని సమతుల్యంగా ఉండాలంటే, కొంచెం ఈ హాబీని అటువంటప్పుడు పక్కన పెడతారు. ఒక్కొక్కటి నేను ఆహ్, ప బో చీర ఒకటి పూర్తిగా కావడానికి 6 నెలలు కూడా పడుతూంటుంది.
హ్మ్. ఓకే. ఓకే. అమ్మా ఒక్క చీర?
అంతే కదా! <chuckles> అంతే అలా పక్కన నా
ఓకే. అంత డీటెలింగ్‌గా ఏస్తారా? అండి పెయింటింగు?
ఆ! ఆ? ఏ ఏదండి? ఆ!
అదే, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చాలా డీటెలింగ్‌గా ఏస్తారా?
ఆ! డీటెలింగ్‌గా. అందులో డిజైన్స్ అవి కూడా ముందు ఖచ్చితంగా ఆ బొమ్మలు వేసుకోడానికే నాకో 2 నెలలు టైం పడుతుంది. అంటే, మొత్తం చీరా ఆ! అంటే అంచులు వేసుకోవడం, పల్లు అంచు.
హ్మ్. అమ్మా! 2 నెలలా? ఓకే. అదే, ఆ! ర రఫ్ వర్క్.
ఆ! రఫ్ వర్కు. ఇప్పుడు అవంటే నేను ఇప్పుడు సమయం దొరకదు. అది. ఇప్పుడు ఈ సమయం వ
ఓకే. ఓకే. అంటే, చాలా శ్రద్ధగా వేయాలింకా అది. చీర ఖరాబయో కాకుండా
శ్రద్దగా వెయ్యాలి చేస్తే ఆ! అదే. ఈ ఫ్యాబ్రిక్ పెయింటు కూడా అది చక్కగా, ఆ! దాంట్లో రంగులు ఏ రెండు క 2 రంగులు కలుపుతే ఇంకో రంగొస్తుంది. లేత గులాబీ రంగు రావాలంటే, మంచి గులాబీ తర్వాత దాంట్లో కొంచెం తెలుపు కలపాలి. ఇలాగ ఆటి మేలుకొలు నాకా వెబ్‌సైట్‌లో, లింక్స్‌లో వాటిలో, మా ఫ్రెండ్స్ ద్వారా నాకు కొన్ని తెలుసుకున్నా ఇవన్నీ కూడా ఆ!
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఓకే. అంటే, ఏ రంగులో ఏది గలిపితే ఎలా? ఏ విధంగా మారుతుంది అని.
ఆ! ఇవన్నీ కూడా నేర్చుకుని తర్వాత, ఆ డిజైన్స్ కూడా చక్కగా కొన్ని చాలా బావుంటాయి. అలా ఓహ్! చర్చించుకుంటూ, అదొక హాబీ అంటే దాని మీద ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే నేను కేటాయిస్తాను దానికి. అది.
హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. బావుందండి. అంటే, ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం జేసుకోవాలని మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఈ బుక్సు జదవడం గాని, ఈ పెయింటింగ్ గాని.
ఆ! <chuckles> ఆ! <chuckles> అదే. ధన్యవాదాలండి. <chuckles> అవును. ధన్యవాదాలు. మీతో అదే మీతో మాట్లాడడం నాకెంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
చాలా బా జెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.